సింగర్సా ఆహ్, బాలసుబ్రమణ్యం నా ఫేవరేట్ అండి. చిత్ర గారు నా ఫేవరేట్. ఇంకా తరువాత అంటే తరువాత తరువాత
ఆహా! ఓహ్! ఓకే. అంటే ఇప్పుడున్న లేటెస్ట్ ఎవరు లేరా ఏంటండి? మీరన్ని అప్పట్లోనే చెప్తున్నారు.
ఇప్పుడు లేటెస్టూ అవునువును. నాకు అంటే అవి మాట్లాడుతున్నాం కదా! పాత పాటలు. నాకు గుర్తు రావట్లేదు సడెన్‌గా. <chuckles> అనిరుద్ హీ ఈజ్ ఎ గ్రేట్ సింగర్. యాహ్!
ఆ! అండి. మీరు మాకు తెలుగే కాకుండా చెప్పాలంటే, మీరు సరిగ్గా వింటే తమిళ్ సాంగ్స్ కూడా బాగుంటాయండి.
హ్మ్. ఏంది? అవునండి. చాలా బాగుంటాయి వినడానికి.
ఆ! ఇంకా చెప్పాల చాలా బాగుంటాయి. నాకు వినడానికి చాలా బాగా అనిపిస్తాయి. అలాంటివి మీకు ఈ అభ్యాంకరను తెలిసే ఉండాలండి. ప్రైవేట్ సాంగ్స్ పాడుతూ ఉంటాడు. 'ఆశా కూడా' ఒక సాంగ్ ఒకటి. ఆ! సాయి అభ్యాకరణ్. 'ఆశ కూడా ఒకటి,' 'పుత్తరి పుత్తరి వందానం' ఇది
ఆహ్, అహా! సాయి అభ్యంకర్. ఓకే. యాహ్! యాహ్! అవును. చాలా మంచి సాంగ్. వాళ్ళ మమ్మీ కూడా సింగరే.
అసలు చేప్ హ్మ్, ఆహా! సింగరేనా అండి! నాకా తెలీదండి ఆ విషయం.
హరిణి అని. అవును. మీకు 'సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా' ఆ సాంగ్ తెలుసా? ఈ నాగార్జునది రీసెంట్‌గా ఆ! అవును.
హ్మ్. అయ్యబాబోయ్! ఈ మధ్యన ఫేమస్ అయిపోయింది కదండి. నాగార్జున సినిమా వచ్చింది కదా! ఆ సినిమా వచ్చిన తరువాత ఆ సాంగ్ బాగా ఫేమస్ అయిపోయింది అసలు చెప్పాలంటే.
అవును ఆమె కొడుకే అభ్యంకరు <giggles> ఆ సాంగ్ తెలుగులో పాడింది ఆమెనే, తమిళ్‌లో పాడింది. నాకు సినిమా పేరు తెలీదు. ఒక సాంగ్ తెలుసు నాకు. యాహ్!
'రక్త చరనో' సమ్థింగ్ ఈ సినిమా ఉంటది అదే కదండీ. అ ఆ! ఓకే. ఓకే. ఆ సాంగ్ మాత్రం బాగా ఫేమస్ అయింది. ఎందుకంటే ఆ హెయిర్ స్టైల్ పెంచడం వల్ల నాగార్జున సినిమాలో, ఆ ఫేమస్లింక చేశారు. బాగుంది. ఆళ్ళ మా వాళ్ళ అమ్మగారు పాడారండి అయితే.
అ అవును. <giggles> అవునండి. అవును. చాలా పెద్ద సింగర్ ఆవిడ హరిణి.
ఆహా! ఓకే. ఆళ్ళ అబ్బాయి కూడా అసలాళ్ళబ్బాయి కూడా మామూలోడేటండి అసలు. ట్రెండ్ క్రియేట్ చేస్తున్న వాళ్ళ అబ్బాయే కదా! అసలు. సాయి అభ్యాంకర్ అసలు మీరు వినుంటే ఆ! చెప్పండి.
యాహ్! యాహ్! తెలుగులో కూడా పాడింది తను చాలా. అవును అవును. చాలా మంచి సాంగ్స్. యెస్, యెస్. ఒక్క సౌండ్ అంటే ఒక సినిమాతో చాలా హిట్ అయిపోయిండు కదా! అంటే అనిరుద్దు ఇన్ని సినిమాలు చేసి ఇప్పుడు స్టార్. ఆఫ్ కోర్స్ స్టారే అయినా కాకపోతే అభ్యాంకర్ ఏంటంటే, ఒక సినిమా తో వచ్చి మొత్తం ఇట్లా డామినేట్ చేసేసిండు ఇండస్ట్రీని. సో యాహ్!
అదే కదండీ! ఆ! సినిమా కూడా కాదు. ఆ! డామినేట్ చేస్తే దానికి ముందు ప్రైవేట్ సాంగ్ అసలు ప్రైవేట్ సాంగ్స్ అనేవి ఎప్పుడు కూడా మన ఇండియాలో ఫేమస్ అవ్వవండి. కానీ అతను ప్రైవేట్ సాంగ్స్ పాడే 2 'చిత్తర పట్టరా వందన,' నెక్స్ట్ 'ఆశా కూడా' అసలు ఎంత ఫేమస్ అయినీయంటే అసలు మన తెలుగు స్టేట్స్‌లో కూడా నేను చెప్పాలంటే.
ఓకే, ఓకే. అవును. మొత్తం ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా మంది పాడారు. అసలు రీల్స్ చేసారు. యాహ్! అవునండి.
హ్మ్. అదే కదా. రిజిస్టర్ చేయడం యూజ్ చేసుకొని అసలు చాలా. ఇంకా నిజం చెప్పాలి. మన తమిళ్ సాంగ్స్ ఏదో వింటుంటాం గాని ట్యూన్‌కి వీటికి అసలు మీనింగే తెలియదండి అసలు నిజంగా. <giggles>
ఇంకా అవును. అంటే మీనింగ్ తెలియకుండా చ ఎంజాయ్ చేస్తాం. తమిళ్ మ్యూజిక్ అనేది. యాహ్! అందుకే మ్యూజిక్‌కి భాషతో సంబంధం లేదంటారు.
అదే అండి. ఎంజాయ్ చేస్తున్నాం సాంగ్స్ గాని, లేదంటే ఏదో కొద్దిగా అర్థం, అర్థం కానట్టుంటది కానీ బావుంటది. భాషతో సంబంధం లేదంటారు. అవును నిజమే. అది మాత్రం నిజమే అండి. కంపల్సరీగా.
అవునండి. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి అయితే, ఏఆర్ రెహమాన్ సాంగ్స్ దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ చాలా ఇష్టం. అంటే దేవిశ్రీ సాంగ్స్‌కి వచ్చేసరికి నేను కాలేజుకొచ్చేసాం అప్పుడే. ఇంకా మాకు ఏంటంటే సీడీలొచ్చేవి. క్యాసెట్లు పోయి సీడీస్. సీడీ ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క సీడీ. ఆల్బమ్ లాగా. అన్ని కలిపి ఉంటాయి సాంగ్స్. వీసీడీ ప్లేయర్‌లో పెట్టి మా అన్నయ్య పెట్టేవాళ్ళు.
అని నేను నమ్ముతాను ఇంకేంటంటే హ్మ్, చెప్పండి. హ్మ్. ఆ! ఓకే. ఆ! అండి. ఆహా! ఆ! సీడీలో ఉన్నప్పుడైతే నేనున్నాను. పుట్టాను లెండి. అప్పుడు నేను.
యాహ్! యాహ్!
సీడీ ఉన్నప్పుడు ఇయ్యి వచ్చినప్పుడు అయితే.